కొంతమందికి ఎలా ఉంటుందంటే, కొత్త, కొత్త విషయాలు నేర్చుకోవాలి కొత్త, కొత్తవి ట్రై చెయ్యాలి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి. సో, అలా ఎప్పుడైనా మీకు కొత్త విషయాలు నేర్చుకోవాలి అనిపించిందా? అలా నేర్చుకో నేర్చుకున్నప్పుడు మీలో కలిగే ఇష్టం ఇష్టం కానివ్వండి ఎలాంటి భావన కలుగుతుంది?
అవును. ఖచ్చిత్ ఖచ్చితంగా అండి. అంటే, నాకు ఫస్ట్‌లో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదమ్మా. చదువు మీద గాని, దేని మీద గాని ఆసక్తి ఉండేది కాదు. చెప్పాలంటే, మా మాకు చెప్పాలంటే మాములుగానే, మా ఫాదర్ ఒక టీచర్ అనమాట. గవర్నమెంట్ ఎంప్లాయీ. గవర్నమెంటు ఎంప్లాయీ పిల్లలు ఎలా ఉంటారంటే అంత ఉండదు. ఎందుకంటే, వాళ్ళే చూసుకుంటారు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా, ఏమొచ్చినా సరే వాళ్ళే చూసుకుంటారనమాట. మాకంటూ ఒక సొంత నిర్ణయాలు గాని, సొంత ఆలోచనలు గాని ఉండవు. ఎవరైనా సరే, ఎంప్లాయీ పిల్లలంటే వాళ్ళు ఒక కోడి, కోడి తన పిల్లలని రెక్కల చాటున దాటు దాచుకుంటాది చూడండి. ఆ టైప్‌లో ఉంటాదనమాట. ప్రతి ఎంప్లాయీ పిల్లలు, కొంతమంది. మాక్సిమమ్ అలాగే ఉంటారు...
ఓకే. ఓకే. హ్మ్. అవును. నిజంగానే. అవును. హ్మ్.
కాని, నేనొక ఇంటర్మీడియట్ అయ్యేవరకు కూడా నేను అలాగే ఉన్నాను. ఇంటర్మీడియట్ అయ్యా...
అవును. ఓకే. అంటే ప్రతిదీ మీ పేరెంట్స్ చూసుకోవడము
ఎక్సాట్లీ. అంతేనండి అంతే. అలా ఉండేది మాట. కాని, నాకు ఇంటర్మీడియేట్ అయిపోయాకా, అప్పుడు నాకు ఒక లైబ్రరీ అనేది అలవాటు అయింది. గ్రంధాలయం అనేది అలవాటు అయింది మాట.
ఓకే. హ్మ్. హ్మ్. ఓకె. లైబ్రరీ. అసలు పిల్లలు అనంగానే లైబ్రరీ "అబ్బా! లైబ్రరీ ఆ?" అన్నట్టు అంటారు. మీకు లైబ్రరీ అలవాటు అయిందా?
యస్. అవునండి. లైబ్రరీ అలవాటు అయ్యింది అన్నమాట. ఎందుకు అలవాటు అయిందో, అది యాదృచంగా అయింది. ఉద్దేశపూర్వంగా అవ్వలేదు. ఏదో అనుకోకుండా వెళ్ళాననమాట.
ఓకె. ఇంకా అసలు అనుకోకుండా వెళ్లారు అన్నమాట అయితే.
అనుకోకుండా వెళ్ళానమాట. ఫస్ట్ ఏంటంటే, సినిమా న్యూస్ చూడ్డం, స్పోర్ట్స్ న్యూస్ చూడ్డం అలాగా అలవాటు చేసుకున్నాను.
హ్మ్. ఓకె. హ్మ్.
కానీ తర్వాత తర్వాత ఏంటంటే, ఈ కొన్ని కొన్ని బయో‌గ్రఫీస్ చదవడం. అబ్దుల్ కలాం గారి మిగతా చాలా మంది, అలా నాకు పుస్తకాల వైపు మళ్లింది మాట ఇంట్రెస్ట్.
ఓకె. చిన్న చిన్నగా స్పోర్ట్స్, గేమ్స్ వీటి గురించి, మూవీస్ గురించి చూడటానికి లైబ్రరీకి వెళ్ళి దాని తర్వాత చిన్న చిన్నగా ఎడ్యుకేషన్ పరంగా, ఈ బయో బయోపిక్స్‌కి వీటికి సంబంధించినవి చదవటం మొదలుపెట్టారా?
ఆ! మొత్తం అప్పుడు స్టార్ట్ చేశాను మాట. అప్పుడు నాకు కొంచెం బ్రెయిను, పని చేయడం స్టార్ట్ అయింది మాట. అంటే నాకంటూ, ఒక ఆలోచన విధానం అనేది మొట్టమొదట మొదలైంది అక్కడే మాట. అప్పుడవరకు కూడా సెపరేట్‌గా అప్పుడువరకు కూడా నేను డిపెండ్ అయ్యింది మా పేరెంట్స్, మా ఫాదర్ మీదే. మొత్తం అన్నీ కూడా. అక్కడి నుంచి ఒక
ఓకె. అంటే సెపరేట్‌గా. హ్మ్. హ్మ్. ఇది మీరు కరెక్ట్ అంటారా? అంటే ఏంటంటే, మోస్ట్‌లీ మన మన దగ్గర చూసుకుంటే, మన దేశంలో పిల్లలు అనేవాళ్ళు ఏంటంటే, మోస్ట్‌లీ పేరెంట్స్ మీద డిపెండ్ అయిపోతూ ఉంటారు. మీరు ఇప్పుడు ఇంటర్ అన్నారు, కానీ ఇంటర్ కాకపోయినా సరే బీటెక్ వచ్చిన వాళ్ళైనా సరే, లేకపోతే 20స్, 25స్ ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా మోస్ట్‌లీ పేరెంట్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళే ఉన్నారు. డిపెండ్ అనుకొడు అనుకోవద్దు కానీ పేరెంట్సె కంట్రోల్ చేస్తున్న ఫీలింగ్ అనేది చాలా ఉంది. వేరే దేశాలు చూసుకున్నామంటే, స్కూల్ ఏజొచ్చిన తర్వాత హై స్కూల్ ఏజ్ వచ్చాక ఎవరిది వాళ్ళు ఇండిపెండెంట్‌గా కష్టపడటం కానివ్వండి, పార్ట్ టైమ్ చేయటం కానివ్వండి, చేస్తూ ఉంటారు. కానీ మన దగ్గర మాత్రం పేరెంట్స్ అట్లా ఎందుకు మనకి లేవా అన్నట్టుగా అంటారు. సో మీకు ఎప్పుడు అనిపియలేదా? మీరు అన్నారు కదా! ఇంటర్ వరకు ఇలా ఉన్నాను అని, సో ఎప్పుడైనా అనిపించిందా అండి మీకు?
ఓకె. అవునండి. అవునండి ఖచ్చితంగా. ఓకె. అవునండి. అవును. అయితే ఇండియన్ కల్చర్ అంతా అంతేనండి. ఇప్పుడు డిపెండ్ అయిపోతారు. పేరెంట్స్ మీదే డిపెండ్ అవుతారు. ఒకటి మీరన్నట్టు ఒక పార్ట్ టైమ్ గాని మనకి అంటే ఏమి ఉండదు. త చాలా తక్కువ అవకాశాలు.
అవును. హ్మ్.
కానీ మీరు 21వ శతాబ్దం చూసుకుంటే, జెన్‌ జీ గాని, జెన్ ఆల్ఫా గాని, ఇటువంటి జనరేషన్ చూసుకుంటే మారింది జనరేషన్. ఇప్పుడు మీరన్నట్టు పాశ్చ పాశ్చాత్య దేశాలలో ఆహ్, అక్కడ కల్చర్ మనకి ఇక్కడ కూడా వస్తుంది మాట. సంత్ సొ అప్పుడే క్వచెన్
అవును. అవును. అంటే, అది కరెక్ట్ అంటారా? లేకపోతే మీ ఉద్దేశ్యం ప్రకారం ఏంటిది? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏంటంటే, పిల్లలకి కష్టం విలువ అనేది తెలుస్తుందనమాట. వాళ్ళ వంటికి వాళ్ళు పార్ట్ టైమ్ చేసి, సంపాదించిస్తే వాళ్ళకి కష్టం విలువ అనేది తెలుస్తుంది. ముందంటే పేరెంట్స్ మీద డిపెండ్ అయిపోయి, వాళ్ళకి ఎలాంటి కష్టం విలువ లేకుండా పెరుగుతారు, కొంతమంది ముందు చూసుకుంటే. సో, ఇది కరెక్ట్ అంటారా ?లేకపోతే మీ ఉద్దేశ్యం ఏంటి దీని మీద?
ఖచ్చితంగా. తెలుస్తుంది. అవునండీ. అవును. అవును. అంటే మీరన్నట్టు, పార్ట్ టైమ్ చేసుకోవడం, తన కష్టం తెలియ తె అంటే, ఇప్పుడు పిల్లలు ఎలా మన ఇండియన్ పేరెంట్స్ ఎక్కడ తప్పు చేస్తారంటే, పిల్లలకి ఏ లోటు లేకుండా కష్టం లేకుండా పెంచాలనుకుంటారు. అది చాలా పొరపాటు అది.
అవునండి. కరెక్ట్‌గా చెప్పారు. అవును.
అవునండి. చాలా పొరపాటు. కానీ బయట కంట్రీస్ చూసుకుంటే వాళ్ళకి పనులు నేర్పుతారు. వాడి కాళ్ళ మీద వాడికి నిలబడడానికి అన్ని విధాలుగా వాళ్ళు తయారు తయారు చేస్తారనమాట. మనకు మాత్రం, అలా కాకుండా ఏ కష్టం లేకుండా అంటే పేరెంట్స్ మన పేరెంట్స్ కష్టపడతారు. నా కష్టం, నా పిల్లలు పడ ఆళ్ళకి కూడా కొంచెం న్యాయం ఉంటదిలెండి.
అవును. అవును. అవును. అంటే, వాళ్ళు ఎలా అంటే వాళ్ళు కష్టపడతారండి. వాళ్ళు కష్టపడతారు. ఎ ఎంత సున్నితంగా పెంచుతున్నారంటే, ఇంక వీళ్ళు బయటకు వెళ్ళి ఏదైనా పని చేయాలంటే, అమ్మో నేను ఇన్ని పనులు చేయను, నేనసలు ఏం పని చేయకుండా పెరిగాను. మీరు నాతో ఈ ఇప్పుడు వాళ్ళు ఏదైనా జాబ్ చేయాలనుకోండి. అంత ఈజీగా దాన్ని చేయలేరనమాట. అంటే, "నేను ఇలా ఇలా బతికాను. మా అమ్మ వాళ్ళు నన్ను ఇలా చూసుకున్నారు. నేను ఎప్పుడు ఈ ఉద్యోగం చేయాలా?" అంటే, ఇ ఇలాంటి వాటికీ టర్న్ అయిపోతూ ఉంటారు చూసుకుంటే చాలామంది.
అవునండి. <chuckles> ఎగ్జాక్ట్‌లీ అంతే, అంతేనండి. అంటే వాళ్ళ పేరెం మన పేరెంట్స్ ఏటంటే, వాళ్ళు కష్టపడి సంపాదిస్తూ ఉంటారు కదా! ఇంతవరకు వచ్చిన "నేను కష్ట నేను కట్ట నేను పడ్డ కష్టం నా పేరెంట్స్‌కి నా పిల్లలకి రాకూడదు" అని చెప్పేసి, వాళ్ళ పిల్లలు ఏమి అడిగినా సరే తెచ్చి ఇవ్వడం. అలా గారాబంగా పెంచడం. ఏదైనా కష్టం వత్తే ముందు వెళ్ళడం అలా జరుగుతది మాట. కానీ ఏదో ఎప్పుడు మీరు బయట గమనించండి, కొట్లో పని చేస్తారు కదా! బయట, వాళ్ళు మాత్రం అన్ని కష్టాలు తెలుస్తది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, రేపు పొద్దున కష్టం వచ్చినప్పుడు, నిలబడ ఎవరు నిలబడతారంటే, అం అందులో పనిచేసేవాడే నిలబడతాడు. కానీ ఇతను అసలు ఏమి ఉండదు కదండి ధైర్యం అంటూ ఉండదు. ఏదైనా కష్టమొత్తే ఎలా నిలబడాలి అని ఉండదు మాట.
అవును. అవును. అవును. అవునవును. నిజంగా అవును. ఖచ్చితంగా అండి. హ్మ్. అవును. అయితే, పేరెంట్స్ అనేవాళ్ళు ఈ పిల్లలకి ఇది ఏంటంటే, అన్నీ చేసి దగ్గరకొచ్చి పెట్టడం అనేది ఆపేసేయాలి. అంటే, రోజుకి వాళ్ళు ఒక కొత్త విషయం నేర్చుకొని, కొత్తగా కష్టపడుతూ అంటే, ఇప్పుడు ఏమి అసలు ఏం చేయలేనోడు, ఇప్పుడు మీరు ఇంత సున్నితంగా పెంచారనుకోండి, అతను ఫ్యూచర్‍లో కూడా "ఏం చేయను. నేను ఈ పని చేయలేను. నా వల్ల కాదు, అసలు పనికి నాకు నా తీరే కాదు." అన్నట్టుగా ఒక ఆహ్, ఉల్టా తిరిగేస్తాడు మొత్తం, చె చెప్పాలంటే.
ఖచ్చితంగా అలాగా, పని చేయడం కూడా ఇష్టపడు మాట, అలా ఉంటంది. అయితే, నేనైతే లైబ్రరీ‌కి వెళ్లి, ఇలా చదివి చదివి తర్వాత నేను కూడా మా ఫాదర్‌లాగా టీచర్ ట్రైనింగ్ అవ్వాలి అని చెప్పేసి, మొత్తం ఇంట్రెస్ట్ వచ్చేసిందండి ఇంకా.
హ్మ్. అవును. అవును. ఓకే. చదివి చదివి ఇంట్రెస్ట్ వచ్చేసిందా మీకు?
అంటే నేను ఇంట్రెస్ట్స్ పేపర్‌లో కొత్త విషయాలన్నీ నేర్చుకుంటూ ఉంటానండి. అలాగా పేపర్ డైలీ పేపర్ చూస్తా అన్నమాట. ఏమన్నా కొత్త విషయం ఉందా? అని చెప్పేసి నేర్చుకుంటూ ఉంటానన్నమాట. అలాగే నేను టీచర్ ట్రైనింగ్ అయిపోయాక...
హ్మ్. ఓకే. హ్మ్.
నేను స్కూల్‌లో చేశాను, స్టార్ట్ చేశాను. మ్యాథ్స్ టీచర్‌గా ఓకే. అలాగా
హ్మ్. ఓకే. మీ మీ ఫాదర్ ఏ సబ్జెక్ట్ చెప్పేవారు?
మా ఫాదర్ తె తెలుగు అండ్ సోషల్.
ఓకే. హ్మ్.
యస్ జి టి, యస్ జి టి ట్రైనింగ్ అంటే యస్ జి టి అంటే ఎలిమెంటరీ స్కూల్ లెవెల్ అన్నమాట. అన్ని సబ్జెక్ట్స్ చెప్తారు.
హ్మ్. ఓకే.
అలాగా! ఓకే. అలాగా నేను ఒక స్కూల్ టీచర్ మ్యా మ్యాథ్స్‌కి వెళ్ళాననమాట అలాగా.
ఓకే.
ఎళ్తే, ఆ తర్వాత నేను స్టార్ట్ చేసి, స్టార్ట్ చేసి వీళ్ళకి కొత్తగా చెప్పాలని చెప్పేసి మళ్ళీ లైబ్రరీకి ఈవెనింగ్ 4:00 అయిపోయాక స్కూల్ అయిపోతుంది. మళ్ళ లైబ్రరీకెళ్ళీ...
ఈ స్కూల్ అయిపోయాక కూడా లైబ్రరీకి వెళ్ళేవాళ్ళా?
ఆ! వెళ్ళేవాడిని. అంటే కొంచెం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేరవ్వడం కోసం వెళ్ళేవాడిని. అలాగలాగా కొత్త విషయం
ఓకే. హ్మ్. అంటే ఇక్కడ ఆల్రెడీ చేస్తూనే మళ్ళీ ఫు ఫర్దర్ స్టడీస్ కోసం వెళ్ళేవాళ్ళు. మరి నీకు ఆహ్, అప్పుడప్పుడూ కొన్నిసార్లు నేను ఇది చేస్తున్నాను, అదే ఎప్పుడైతే మీరూ అవ్వలేదో ఈ స్కూలు టీచర్ గానివ్వండి, అప్పుడు మీకు అనిపించిందా? అరే! ఇది నా వల్ల అవుతుందా? నేను చేయగలుగుతానా? ఏదోటి ఆహ్, బుక్స్ చదివి చదివి అవ్వాలనుకున్నాను గానీ, ఇది నా వల్ల అవుతుందో, లేదో అన్న ఒక చిన్న కన్‌ఫ్యూజన్ అనేది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సందర్భంలో వస్తూనే ఉంటుంది ఏదైనా మొదలుపెట్టేటప్పుడు. సో, ఇలా మీలో వచ్చినప్పుడు అసలు మీరు ఎలా ఫాలో అయ్యారనమాట? అంటే, ఎక్కడనుంచన్నా యూట్యూబ్‌లో ఇప్పుడు ఏది కావాలన్నా యూట్యూబ్ చూస్తున్నారు. యూట్యూబ్ నుంచి మోటివేషన్ వీడియోలు కానివ్వండి, ఇట్లా అసలు ఏం చేశారు మీరు?
యెస్. యెస్. అవునండి. అవును. ఖచ్చితంగా. అవునండి. అవును. యాక్చువల్‌గా ఇప్పుడు ఈ రోజుల్లో చెప్పాలంటే, ఇప్పుడు ఏమైనా కాంపిటిటివ్‌కి ప్రిపేరవ్వాలంటే, ఖచ్చితంగా అన్ని వదిలేసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయి, 3, 4 నెలలు ఖచ్చితంగా మనం ట్వె 12 అవర్సో ఆహ్, 14 అవర్సో ఖచ్చితంగా చదవాల్సిన పరిస్థితనమాట.
అవును. అవును. ఖచ్చితంగా.
అయితే, ముందు రోజులైతే పోస్ట్‌లెక్కువ, జనాభా తక్కువ. ఇప్పుడైతే పోస్ట్‌లు తక్కువ, జనాభా ఎక్కువ. ఈ రోజుల్లో రెండు ఆహ్, అయిపోయింది అలాగ. ఇప్పుడు జాబ్ చేస్తూ, జాబ్ చేస్తూ చదవాలంటే చాలా కష్టమైన పని ఈ రోజుల్లో. చాలా కాంపిటీషనుంటది. అయితే, నాకైతే నేనదే అనుకుంటున్నాను. స్కూల్‌లో చేసినంత వరకు నాకు కష్టమే. ఏదన్నా మంచి నోటిఫికేషన్ పడినప్పుడు వెళ్ళిపోయి చదవడం చాలా బెటర్ అని చెప్పేసి అనుకున్నాననమాట. అయినా సరే నాకు ఫస్ట్ వీళ్ళకి క్లాసెస్ చెప్తున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళకి, టైమ్ కేటాయించి నేనది చెప్తూ ఉంటాననమాట. అలాగే మీకు
అవును. ఉల్టా అయిపోయిందనమాట. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అంటే ఇక్కడ ఇక్కడ వర్క్ అనేది నెగ్‌లెట్ చేసేసి, అక్కడ వర్క్ మీద మొత్తం ఫోకస్ పెట్టాలి అన్నట్టు కాకుండా, ఇక్కడ కూడా ఎలాంటి లోటు లేకుండా క్లారిటీగా చెప్పాలి అని ఫిక్స్ అయ్యారు. చాలా మంచిదండి అది.
అవునండి అవును. అలాగే, ఈ టిచరనేవాడు నిరంతర విద్యార్థనమాట. కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. పిల్లలకి చెప్తూ ఉండాలి. అలాగే నేను ఒక కొన్ని విషయాలు చెప్తానండి. నేను ఒక సెవెంత్ క్లాస్‌లో ఒక సిలబస్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇలాగా ఆహ్, ఒక లెసన్ ఉంటుంది. సప్లిమెంటరీ ట్ర ట్రయాంగిల్స్ అని అందులో కాంప్లిమెంటరీ యాంగిల్, సప్లిమెంటరీ యాంగిల్ అని
అవును ఖచ్చితంగా ఓకే. ఓకే.
అయితే, క్లాసెస్ క్లాస్ చెప్పేసాను. క్లాస్ చెప్పేసాక అడుగుతున్నాను. బిట్స్ అడుగుతున్నాను. క్వెషన్స్ అడుగుతున్నాను. మరి అడగాలి కదా! క్వెషన్స్ అడగాలి కదా!
అయ్యో! అసలు పిల్లలకి నచ్చందే అలా క్వెషన్‌లు అడగడం ఫాకల్టీ వాళ్లు.
అవునండి. యాక్చువల్‌గా నేనేంటంటే, బోర్డ్ బోర్డ్ మీద రాస్తున్నప్పుడు మ్యాథ్స్ టీచర్ బోర్డ్ బోర్డ్ మీద రాస్తున్నప్పుడు వెనకాల ఎక్కిచ్చేస్తూ ఉంటారు. మీకు తెలిసిందే, తెలీనిదేముంది. కానీ, నేను అలా ఎక్కించను. అయిపోయాక అంతా అయిపోయాక అప్పుడు ఎక్కించమంటానన్నమాట. ఎందుకంటే, అర్థమవుతుందాళ్ళకి. సర్లే అని చెప్పేసి మొత్తం చెప్పేసాను. చెప్పేసాక, కాంప్లిమెంటరీ యాంగిల్ ఏంటి? అంటే కాంప్లిమెంటరీ యాంగిల్ అంటె 90 డీగ్రీస్, సప్లిమెంటరీ యాంగిల్ 180 డిగ్రీస్ అని. అలాగే నేను క్వెషన్స్ అడుగుతున్నానన్నమాట. కొంతమంది కన్‌ఫ్యూస్ అవుతున్నారు. 190 డిగ్రీస్ అంటున్నారు. ఆహ్, కొంతమంది 180 అంటారు, కాంప్లిమెంటరీ అంటే, చెప్తుంటే సరే అయితే మీరు కన్‌ఫ్యూస్ అవుతున్నారు కదా! కొంచెం చిన్న లాజిక్ చెప్తాను. మీకు గుర్తుండిపోతుంది అని చెప్పేసి, మీరు కాంప్లెయిన్ తాగుతారా? ఎంతమందికి తెలుసు కాంప్లెయిన్? అని అడిగానన్నమాట. నేను తాగుతాను సార్ అని చెప్పేసి అన్నారు. కాంప్లయిన్ ఐడియా ఉంది కదా! అయితే ఓకే. కాంప్లెయిన్ తాగితే ఏమొస్తది? ఎ అని అడిగాననమాట. ఎనర్జీ వస్తదా? అని ఇలా నేనన్నాను. అంటే ఎనర్జీ వస్తదని చెప్పేసి హ్యాండ్ బిగించి ఒక రైస్ చేశానన్నమాట హ్యాండ్ పక్కకి రైస్ చేశాను. ఎనర్జీ వస్తదని చెప్పాననమాట. ఎనర్జీ వచ్చినప్పుడు ఏ, ఏ యాంగిల్ వస్తాది? అంటే 90 డిగ్రీస్ వస్తది కదండీ! ఎల్ షేప్‌లో పెట్టినప్పుడు. ఎల్ షేప్ ఎం డీగ్రీస్ 90 డీగ్రీస్ వస్తది అని చెప్పాననమాట. అంటే, కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 90 డిగ్రీస్. కాంప్లెయిన్ అంటే 90 డిగ్రీస్ అని గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి చెప్పానన్నమాట. అలా గుర్తుండి గుర్తుండిపోయిందాళ్ళకి.
అవును. నిజమే. హ్మ్. అవును. నిజమే. అవును. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. అవునవును. అవును. హ్మ్. ఓకే. ఆహా! ఓకే. హ్మ్. అంటే ఈ గి ట్రిక్స్ లాంటివి చెప్పేసరికి వాళ్ళకి ఇక ఎప్పటికి మర్చిపోరు కూడా ఎప్పుడు అడిగినా చెప్తారు. నిద్దట్లో లేపినా అడిగినా చెప్తారు.
మర్చిపోరు ఇంక. అయినా చెప్తుంది. అవునండి అలా. అయితే ఒక దానికి కోడ్ పెట్టాం కాబట్టి, ఇంకోదానికి అవసరం లేదు. ఇప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ చెప్పేసారు.
అవునండి.
సప్లిమెంటరీ యాంగిల్ అంటే...
నెక్స్ట్ ది ఆటోమేటిక్‌గా చెప్పేస్తారు.
ఆటోమేటిక్‌గా చెప్పేస్తారు. అలాగే ఇంకోటి చాలా మంది కన్‌ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, గ్రేటర్ థాన్, లెస్ థాన్ అనేది. వాళ్ళకి కూడా కొత్తగా చెప్పామనమాట. సరే ఫస్ట్ బోర్డ్ మీద ఈక్వల్ టూ రాసాను. ఈక్వల్ టూ అంటే ఏంటంటే? అర్థం సమానం అన్నారు. ఓకే. అయితే త్రీని, ఫైవ్ పక్కన రాసానండి. త్రీ ఈక్వల్ టూ ఫైవ్ రాసాను. ఇది ఇక సమానమేనా? అంటే లేదూ అన్నారు. అయితే మీకు గ్రేటర్ థాన్, లేస్ థాన్ సింపుల్‌గా త చెప్తాను చూడండి. అయితే త్రీ పెద్దదా? ఫైవ్ పెద్దదా? అని అడిగాననమాట.
అవును. అవునవును. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె.
"ఫైవే పెద్దది సార్" అన్నారు. 3 చిన్నది‌గా చిన్నది కదా! సరే చూడండి. 3 వైపు ఈ ఈక్వల్ టూ ఉన్న ఎడ్జ్‌లో, ఇవి క్లోజ్ చేశానండి. ఆ ఎడ్జ్, ఈ ఎడ్జ్, కింద ఎడ్జ్, పై ఎడ్జ్ క్లోజ్ చేశా అన్నమాట. బ్రాకెట్ క్లోజ్ చేశాను. ఇదిగో చూడండి ఇది, 3 వైపు క్లోజ్ చేశాను కదా! ఇది క్లోజ్ చేసిన్న వైపు చిన్నదని. ఓపెన్ చేసివున్న, వైపు పెద్దదని గ్రేటర్ దెన్ అని అర్థం అర్థమైంది కదా! ఇప్పుడు. 3 గ్రేటర్ దెన్ 5 అంటే, చిన్న వైపు ఎప్పుడు క్లోస్డ్ ఉంటాయి. ఓపెన్ చేసివున్న వైపు మాత్రం పెద్దగా ఉంటది మాట, అలా గుర్తుపెట్టుకోండి" మీకు కూడా యూజ్ అయ్యి ఉంటది ఇది. <laughs>
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకె. హ్మ్. ఓకె. ఓకె. అర్థమైంది. ఆ! ఓకె. హ్మ్. పెద్దదండి ఇది. నిజంగా అండి. అంటే మేము చదివేటప్పుడు స్కూల్‌లో మాకు ఇంత ట్రిక్స్ ఎవరు చెప్పలేదన్నమాట. విషయాలు అనేవి నేర్చుకునేటట్టు, ఇప్పుడు న మాకు అసలు ఇప్పటికి కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. ఏంటిది లెస్ లెస్ దెనా? గ్రేటర్ దెనా? అని ఇప్పుడు, మీరు చెప్పిన తర్వాత నాకు ఆ ట్రిక్ అనేది తెలిసింది అన్నమాట.
ఓకె. అవునన్నా. <giggles> నిజమేనండి. అందరు కన్ఫ్యూజ్ అవుతారు. థాంక్యూ అండి థాంక్యూ. అలా చెప్పనమాట "అమ్మో! సార్ చాలా బాగుంది" అని చెప్పేసి అన్నారు. అప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ బోర్డ్ మీద రాసాను గ్రేటర్ దెన్, లెస్ దెన్‌కి అందరు ఈజీ‌గా చాలా భలే చెప్పేసారు. అలా చా పిల్లలకి కొత్త కొత్తగా నేర్పిస్తూ ఉంటా, అన్నమాట అండి. అది నేను అలా కొత్త విషయాలు నేర్చుకుంటూ, పిల్లలకి చెప్తూ ఉంటా అన్నమాట.
హ్మ్. హ్మ్. నిజంగా, హ్మ్. ఓకె. నిజంగా అండి. చాలా బాగా చెప్పారు. అంటే మీ జీవితంలో జరిగిన సందర్భాలు, ఎలా అయితే మీరు లే అసలు ఏదో సాధారణంగా మామూలుగా లైబ్రరీకి వెళ్ళి, అక్కడ పుస్తకాల్ని చదవటం చదవటము. మీ నాన్నగారిలాగా మీరు టీచర్ అయ్యి, ఎలాంటి విషయాలు నేర్చుకొని, అవి పిల్లలకి చెప్పారో, చాలా బాగా చెప్పారండి. తప్పకుండా మళ్ళీ మాట్లాడుకుందాము. ధన్యవాదాలు.
ధన్యవాదాలండి. మళ్ళీ మాట్లాడదాం.